మనకి నచ్చిన టీవీ షో చూడటానికి, వారం మొత్తం వెయిట్ చేయాల్సిన రోజులొకప్పుడు. ఇప్పుడు అన్ని ఎపిసోడ్‌లు మన కళ్ళ ముందే ఉంటున్నాయి. చక్కగా బింజ్ వాచ్ చేసేయొచ్చు. సో, మీరు ఏదైనా ఆహ్, బాగా నచ్చి అసలు ఆత్రుత ఆపుకోలేక, బింజ్ వాచ్ చేసిన షో, ఏంటి? ఈ మధ్య కాలంలో గాని, అసలు ఎప్పుడైనా గాని?
అవును. అవును. హ్మ్. ఆ! అసలు మాములుగా అంటే, చాలా వరకు తెలుగు అయితే ఉండవు. క్షమించాలి. <laughs> ఎక్కువేంటంటే, ఎక్కువ ఈ ఓటిటిలొచ్చిన దగ్గర నుంచి నిజంగా ఎంత క్యూరియస్ అయిపోయాను అంటే నేను, బయట దేశాల వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ కంటెంట్ అసలెలా ఉంటుంది, వాళ్ళు అంత రియలిస్టిక్‌గా ఎందుకంటే, నాకెప్పుడు ఒక డౌట్ ఉండేదండి. ఈ ఆస్కార్ అనేదే హైఎస్ట్ కదా! ఈ యాక్టింగ్‌లో. ఈ హైఎస్ట్‌లో ఉండేది ఎందుకు ఇండియన్స్‌కీ ఒక్కసారి గూడా ఒచ్చినట్టు నాకు తెలిదు. మాములుగా యాక్టింగ్‌లో, రాలేదు కదా! అసలు ఎందుకు రాలేదు, మనం మన వాళ్ళు అంత కష్టపడి తీస్తారు. అన్ని సినిమాలు గానివ్వండి, కథలు గానివ్వండి. ఏవైనా గాని. కానీ ఎందుకు మన వాళ్ళకి రాదు, అని ఎప్పుడు డౌట్ ఉండేది అన్నమాట. నాకా ఓటిటిలొచ్చిన తరువాత, ఆ క్యూరియాసిటీ‌లో ఎన్ని చూసానో సీరీస్ అయితే. ఆ! నేను ఫస్ట్, ఫస్ట్ బింజ్ వాచ్ చేసిన సీరీస్ ఒకటి చెప్తాను. అదేంటంటే 'లాస్ట్ ఇన్ స్పేస్' అని ఒకటుంటుంది. ఆహ్, నెట్‌ఫ్లిక్స్‌లో. <chuckles> సైన్స్ ఫీక్షను. ఆహ్, ఆహ్, ఊరామరిగా చెప్తాను అది ఏంటి అని. ఒక ఆహ్, స్పేస్ సైంటిస్ట్‌లు ఫ్యామిలీ అన్నమాట. వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు స్పేస్ సైంటిస్ట్‌లు.
హ్మ్. ఏం పర్వాలేదు. <laughs> హుహు. హ్మ్. హ్మ్. అవును. అవును. లేదు. రాలేదు కూడా. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. ఓహ్! ఓకే. సైన్స్ ఫిక్షనా? ఓకే. ఆ! హ్మ్. హ్మ్. ఇద్దరు సైంటిస్ట్‌లు. ఓకే. హ్మ్.
ఆ! వాళ్ళు ముగ్గురు పిల్లలుంటారు వాళ్ళకి. ఒక అబ్బాయి, అంటే అబ్బాయి చిన్నవాడు. ఇద్దరు అమ్మాయిలు పెద్ద.
హ్మ్. వాళ్ళు పెరిగి పెద్దయి, సైంటిస్ట్‌లవుతారు. <laughs> అంతే గదా! <chuckles> ఓకే.
ఆ! ఇంకా ఆటోమేటిక్‌గా నేనలానే అనుకున్నా. కానీ అలా కాదన్నమాట. వాళ్ళు సైంట్లిస్ట్‌లు అవ్వరు. అయితే, వీళ్ళందరూ ఏంటంటే మార్స్ కోసం ఆహ్, మార్స్ మీదకి వెళ్తారు. స్పేస్‌షిప్ ఏసుకొని. ఆహ్, వెళ్తే, అందరు ఫ్యామిలీ అందరూ, యాక్చువల్లి ఆ అబ్బాయి వాళ్ళ కొడుకు ఎవరైతే ఉంటాడో, వాడికి ఎలిజిబిలిటీ రాదు. కానీ, ఈవిడ స్పేస్ సైంటిస్ట్ కాబట్టి ఈవిడన్ని మార్చేసి అప్రూవల్ తెచ్చుకుంటుందన్నమాట. వీళ్ళు ఎళ్తే, అలాగా వీళ్ళు అక్కడ ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నారో. ఆ తరువాత వాళ్ళది క్రాష్ అవుతుంది. మార్స్ మీదకెళ్ళిన తరువాత వాళ్ళ స్పేస్‌షిపు. ఆహ్, దానికి మళ్ళీ సిగ్నల్స్ వాళ్ళల్లో వాళ్ళకి వాళ్ళే ఇంజినీర్సు వాళ్ళలోనే డాక్టర్, ఇట్లా అన్నీ తెలుసన్నమాట వాళ్ళకి స్కిల్స్. వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చుకుంటూ ఉంటారు. అయితే, ఆహ్, వాడికి ఒక రోబో ఆహ్, మరి ఎలియన్ అనుకోవచ్చు. కానీ, వీడు రోబో, రోబో అంటూ ఉంటాడు. అది ఆహ్, ఫ్రెండ్ అవుతుందన్నమాట. అది చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. కానీ, వీడితో ఫ్రెండ్ అవుతుంది పిల్లాడితో...
ఓహ్! ఓకే. ఆ! ఆ! హ్మ్. మొత్తం అందరు, ఫ్యామిలీ అందరూ బయలుదేరుతారు. ఓహ్! హుహు. హుహు. హుహు. హుహు. హ్మ్. హుహుహు. హ్మ్. హ్మ్.
ఇంకా ఇ అదన్నీ ప్రెడిక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆహ్, డేంజర్ డేంజర్ అని అట్లాగా. సేఫ్ అని అలా చెప్తూ ఉంటుంది. దాని హెల్ప్ అది వీడొక్కడికే హెల్ప్ చేస్తుంది అది. ఇంక వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరికి చేయదన్నమాట.
హుహు. ఓకే.
ఇంక ఇట్ల నడుస్తూ ఉంటుంది మళ్ళీ వాళ్ళెట్లాగా ఈ స్పేస్ స్టేషన్ దెగ్గిరికెళ్తారూ. ఆ తర్వాత బ్లాక్ హోల్ గోడ చూస్తారు అనమాట వీళ్ళు. వాళ్ళకి ఆ సీన్ కనిపిస్తూ ఉంటుంది. ఇంక అంతా స్పేస్ ఇట్లనే ఉంటుంది. అది ఎంత ఎక్సైట్ అయింది అంటే
హుహు. హ్మ్. ఓహ్! ఇది ఎప్ ఎప్పటిది ఇదీ? ఏ సంవత్సరంలో వచ్చింది. ఏమైనా మీకు చూచాయ్‌గా ఐడియా ఉందా?
ఆహ్, ఇది నాకు తెలిసీ ఆహ్, 19లో 2019 గానీ, 2020 గానీ అయ్యుండచ్చు. నేననుకోవడం అంటే మరీ పాతదేం కాదు.
ఓకే. ఓకే. పాతదేం కాదు. అవును. హ్మ్. బావుంది. ఈ ప్రిమిసెస్ మంచి చాలా బావుంది ఇది. ఆ!
హ్మ్. కాదు. కాదు. ఆహ్, అదీ అసలెంత ఇంట్రెస్టింగ్‌గా అంటే దానికి 3 సీజన్స్ ఉన్నాయి అనుకుంటా. 3 ఆ! అంతే. 3 ఉన్నాయి. ఒక సీజన్ మొత్తం 3 డేస్‌లో అస్సలు ఫినిష్.
హుహు. ఓకే. ఎన్ని ఎపిసోడ్‌లు ఉన్నాయి ఒక్కొక్క సీజన్‌లో? ఎన్నీ
ఎగ్సాంపుల్‌గా సే ఆహ్, గంట గంట పైనుంటాయి అనుకుంటా అందులో ఎపిసోడ్సు. ఆహ్, ఆ! 53 మినిట్స్, 57 1:03 ఇట్లా ఉంటాయి.
అమ్మబాబోయ్! ఆ! హ్మ్.
అవీ ఒక్కొక్క దాంట్లో 18 ఎపిసోడ్స్, 19 ఎపిసోడ్స్ ఉంటాయి. నాకు దెలిసి, నాకు గుర్తున్నంత వరకు. అస్సలూ
బాబోయ్! ఓకే. ఇంకా అసలు మొత్తం ఒక ఏమంటారు, ఒక ఉద్యమంలా చూసి ఫినిష్ చేశారు అయితే.
అవును. అస్సల. అదీ ఫస్ట్ నాకు బాగా గుర్తుండేది. నాకు ఫేవరెట్ అనమాట. నాకు ఆ సైన్స్ ఫిక్షన్‌వి కొంచెం బాగా ఎట్రాక్ట్ అవుతాను నేను. నాకు ఇష్టం. అయితే, ఇదే రేంజ్‌లో ఇంకొకటి చూశా. ఆహ్, ఇది మరీ అసలు పూర్తిగా ఆహ్, అంటే చిన్నదే. కానీ కాన్సెప్ట్ నా ఆహ్, బ్లో అయిపోయింది నా మైండ్ అంతా. ఇట్ల బ్లాస్ట్ అయినట్టు అయింది. ఏంటంటే, 'బిహైండ్ హర్ ఐస్' అని ఒక సీరీస్ ఉంటుంది. అది కూడా నెట్‌ఫ్లిక్సే.
అయ్యో! ఓకే. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. వావ్! ఓకే. ఆహా!
'బిహైండ్ హర్ ఐస్' అంటే మనం ఏదో ఆహ్, ఏదన్నా లవ్ స్టోరీనో అట్లా అనుకుంటాం గదా!
అనుకుంటాం. ఇది కూడా సైన్స్ ఫిక్షనేనా?
అస్సలు సైన్స్ ఫిక్షన్ గాదండి! అసలు అది. ఇంకో వేరే లెవెల్ అనమాట.
మై మైండ్ ఫిక్షన్ అయితే ఇది. <laughs> ఓకే. చెప్పండి ఏంటిది? పాయ్ ప్లాట్ పాయింట్ ఏంటి? హ్మ్.
మైండ్ ఫిక్షన్ నిజంగా. అస్సలు. ఇందులో ఇందులో ప్లాట్ ఏంటంటే ఆహ్, కలలుంటాయి కదా! లుసిడ్ డ్రీమింగ్ లూసిడ్ డ్రీమింగ్ కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేశానా? అదే లూసిడ్ డ్రీమింగ్. ఆ డ్రీమింగ్ చేసినప్పుడు కలల మీద కంట్రోల్ తెచ్చుకుంటే, అంటే వెన్ కాన్షియస్‌నెస్ రావాలి కలలు కూడా. అంటే మనకి నచ్చినట్టు కల గనడం అనమాట.
అవును. హ్మ్, అంతే. అవును. హ్మ్. హ్మ్. ఓకే. అది సాధ్యమా అదీ మాములుగా ప్రాక్టికల్ వల్డ్‌లో?
ఆ! లూసిడ్ డ్రీమింగ్. ఆ! కొందరైతే అంటే నేను దాని గురించి ఆహ్, కొద్దిగా రిసర్చ్ చేశాను. కొందరు కాన్షియస్, హైయర్ కాన్షియస్‌ని రీచ్ అయినప్పుడు ఇట్ ఈజ్ పాజిబుల్ అని విన్నా.
హుహు. ఈ సీరీస్ కోస్ ఈ సీరీస్ చూసాక చేసారా? లేకపోతే మీకు మాములుగానే ఇంట్రెస్ట్ ఉందా? ఆ! ఓకె. ఆ!
చూసాకే. చూసాకే అసలు ఇది నిజమా! కాదా! అన్నట్టుగా అది <chuckles> ఎంత రియలిస్టిక్‌గా ఉంటుంది అంటే అసలు ఆ కాన్సెప్ట్ నేన్ నేను జస్ట్ బ్రీఫింగ్ ఇస్తా చూడండి. అయితే, ఈమె ఏం జేస్తుందంటే ఒక ఆమె ఉంటుంది. హ్మ్. ఆ హీరోయిన్ అనె మెయిన్ మెయిన్ క్యారెక్టర్.
<chuckles> ఓకె. ఆ! ఆ! చెప్పండి. హ్మ్. హ్మ్.
అయితే ఈమ ఆహ్, ఈవిడకి లూసిడ్ డ్రీమింగ్ తెలుసు. అలాగే ఈవిడకి ఆ కాన్సెప్ట్ మొత్తం దెలుసు అంటే దాన్ని ఎట్లా కంట్రోల్ చెయ్యాలి? అందులో డోర్స్ అని ఇండికేషన్స్ ఉంటాయనమాట. ఆ ఇండికేషన్స్‌ని ఆహ్, పట్టుకొని ఈవిడ కంట్రోల్ తెచ్చుకుంటుంది. ఈవిడ ఏం జేస్తుందంటే అసలు ఈవిడ ఎందుకు నేర్చుకుంటుంది? ఎందుకు జేస్తుంది? అంటే, ఈవిడ ఇష్టపడిన అతను ఒకడు ఒక అతను ఉంటాడు. హీరో ఆ హీరో ఎవరినైనా ఏ లేడీ‌ని అయిన చూసి అట్రాక్ట్ అయితే, ఈవిడ ఏం జేస్తుందంటే, ఈవిడ బాడీ స్వాప్ చేసుకుంటుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. <clicks tongue> ఆ లేడీతో?
ఆ లేడీ‌తో ఎట్లాగా? ఈ లూసీ డ్రీమింగ్ ప్రకారంగా ఆవిడకి నేర్పించి ఆ! సోల్‌ని బయటికి ఒచ్చేసేటట్టుగా చేసి, వాళ్ళిద్దరూ స్వాప్ అవుతారనమాట. ఈవిడ ఆయన ఇష్టపడిన బాడీ‌లోకెళ్తుంది ఆ సోల్‌ని వేరే బాడీ‌లోకి బంపిస్తుంది, లేకపోతే అసలు ఆ బాడీని తగలబెట్టేస్తుందనమాట.
హుహు. ఓకె. హుహు. బాబోయ్! ఆ!
ఇది కాన్సెప్ట్. కానీ అసలు ఆ 'లూసిడ్ డ్రీమింగ్‌'లో ఎట్లా వాళ్ళు అంటే అసలు ఏంటి? ఆ స్టేజ్‌స్ ఎలా ఉంటాయి? ఆ తరువాత సోల్‌ని ఎట్లా వేరు చేయడము? అది బయటకొచ్చి ఎక్కడెక్కడ తిరుగుతుంది? ఇవన్నీ చూసినప్పుడు, అమ్మో! <chuckles>
హ్మ్. అయ్యా!
టూ హెవీ అన్నమాట నాకు <laughs> అసలు నిజంగా.
మనకి తెలుగులో కూడా ఇలాంటిదొకటి ఉంటుంది. అంటే ఇంత లాజికల్‌గా ఉండదు. పరకాయ ప్రవేశం కాన్సెప్ట్‌తోటి ఒక సినిమా ఉంటుంది. యాహ్! ఒకళ్ళొకళ్ళు స్వాప్ అయిపోతారన్నమాట.
ఓకే. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఆ! అవును. ఆ! ఇది ఎందులోనో కూడా ఉంటుందన్నమాట. ఏదో సినిమాలో చిలకలోకో, ఎందులోకో ప్రాణం వెళ్తుంది. అట్లా విన్న. ఆ! అలాగే. కానీ ఇది ఎంత లాజికల్‌గా, రియలిస్టిక్‌గా ఉంటుందంటే, అమ్మ బాబోయ్! అది ఎప్పటికి మర్చిపోలేని షో అది. అసలు అలా. అది కూడా అంతే క్యూరియాసిటీ తట్టుకోలేక, 1 డే <laughs> నైట్ మొత్తం చూసా.
రైట్. ఆ! అవును. అవును. <chuckles> రైట్. ఉహూ. ఓకే. వన్డేలో మొత్తం మొత్తం చేసేసారు. ఈ అది కూడా ఒక సీజనా? మ మల్టిపుల్ సీజన్స్ ఉన్నాయా? అవి కూడా? లిమిటెడ్ ఎడిషన్ ఆహ్, లిమిటెడ్ సీరీస్ అన్నమాట. ఓకే. ఓకే. సో ఇవి చూసిన తరువాత ఒకసారి అది అయిపోయిన తరువాత ఒక్కసారిగా ఎంప్టీ అయిపోతుంది మనకు. <tsk> అంటే ఆ వర్ల్డ్ కొంచెం ఇంకొంచెం ట్రాన్స్ అవుత ఆహ్, ఏమంటారు? ట్రావెల్ అవుతుంది మనతో పాటు. <sniffs> సో మీకు ఈ ఫస్ట్ ఆస్ షో కానీ ఈ షో గాని చూసిన తరువాత మీరెన్ని రోజులు అందులో ఉండిపోయారు? ఆహ్, దాని గురించి చదవటం, రిసర్చ్ చేయటం, ట్రాన్స్‌లోకెళ్ళటం
అదొక్కటే ఉంది. ఒకటే వచ్చింది. ఆహ్, లిమిటెడ్ ఇంక హ్మ్, సీరీస్. అవునవును. హ్మ్. అవును. హ్మ్. అవును హ్మ్. హ్మ్. ఆ! ఒకసారి ఫస్టుది నేను చెప్పేగా 'లాస్ట్ ఇన్ స్పేస్' అని. ఆ స్పేస్‌ది చూసినప్పుడు అసలు రియల్‌గా లైఫ్ ఉంటుందా? పాజిబులా మార్స్ మీద లైఫూ? ఇట్లా చూసాను ఒక 2, 3 డేస్. మాక్సిమం ఒక 4 డేస్ చూసుంటా. అసలు స్పేస్‌షిప్ వేసుకొని, మనం ఎక్కడి నుంచి అంటే ఆహ్, మన భూమి మీద నుంచి, మార్స్ మీదకి వెళ్ళడానికి ఎంత టైమ్ పడుతుంది? అసలు ఎందుకు వెళ్ళాలి అనుకుంటారు జనాలు? ఇట్లాంటివన్నీ డౌట్స్ వచ్చేవన్నమాట బుర్రలో.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అన్నీ వెతికారు. ఓకే. హ్మ్.
వెతికి, ఆ తరువాత అప్పుడు తెలిసింది. అసలు దాని వల్ల నాకు ఇంకొక సినిమా తెలిసింది. ఆ! అది చూసిన తరువాత 'మిషన్ మంగల్' అని, హిందీ పిక్చర్ ఒకటుంటుంది.
హ్మ్. ఓహ్! ఓకే. ఓకే. యస్. యస్. అది తెలుసు. ఓకే. జనరల్‌గా అటునుంచి ఇటు వస్తారు. మీరు ఇటు నుంచి అటెళ్ళారు. ఓకే. <laughs> ఓకే. హ్మ్. హ్మ్.
అది. <laughs> కరెక్ట్. <laughs> అది, అది చూసాను అన్నమాట. యాహ్. అలా తెలిసింది. ఆ తరువాతేంటంటే, ఇప్పుడు ఇది కాన్సెప్ట్ ఇంకొకటి చెప్పా కదా! 'బిహైండ్ హర్ ఐస్' అని. అసలు దాని గురించి అయితే అది దగ్గర దగ్గర ఒక 10 డేస్ ఉంది నాకు బుర్రలో. నిజంగా నిజంగా అట్లా జరుగుతుందా? అట్లా జరిగితే ఇంకా
బిహైండ్ హర్ ఐస్. ఆ! హాంట్ చేసింది మిమ్మల్ని. ఓకే. మీరు ట్రై చేసారా దాంట్లో ఉన్నట్టు నిజంగా నాకు కావాల్సిన కలలు నేను తెచ్చుకోగలుగుతానా లేదా! అని?
అట్లా ట్రై చేయలేదు కాని అండి. కానీ ఒక రకంగా చూస్తే అది నిజంగా నా మైండ్ మీద ఎట్లా పని చేసింది అంటే, నేను ఆహ్, నేను డ్రీమ్ అవుతూ ఉంటే, కల కంటూ ఉంటే. నేను ఎవేర్ అయిపోతున్న. ఆ! ఇది కల ఇది కల నేను ఛ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకొక ఒక హారిఫైడ్ డ్రీమ్ ఒకటి వచ్చింది. అంటే ఎలాగంటే, ఎవరో కెమిస్ట్రీ లాబ్ అంటే నేను నా ఎగ్జుకేషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్. అయితే ఆ ఎడ్యుకేష అదె ఆ కెమిస్ట్రీ లాబ్‌లో సర్ పనిష్ చేయడం ఎట్లా ఉంటుంది అంటే? యాసిడ్ చేతులకి పోస్తారంట. ప చె సరిగ్గా చేయకపోతే అది డ్రీమ్ అయితే నెక్స్ట్ నా నంబరె నేనేదో చేయలేదు. నాకు పోయడానికి ఆయన తీసుకొస్తున్నాడు ఇంత బాటిల్‌లో. తీస్ టెన్షన్ పడిపోతున్న కల్లో. చమటలొచ్చేస్తున్నాయి. నేను పారిపోవాలని ట్రై చేస్తున్న. వెంటనే ఏంటి, ఏ ఇది కల అంత టెన్షన్ పడకు కల్లోనే అనుకుంటున్న కల్లో నేను నాకు చెప్పుకుంటున్నా. ఇది కల అంత టెన్షన్ పడకు ఏమి లేదు ఇది కల అని. అంటే ఎవేర్ అయిపోతున్నా అన్నమాట. <chuckles> అది గమనించాను నేను. యాహ్!
హుహు. హ్మ్. ఇది కల అని. ఓకే. ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. పారిపోలేము. అంతే కదా! కలలు. హ్మ్. రైట్. రైట్. జరుగుతుంది అలా. అప్పుడు మెలుకువ వచ్చిందా మీకు? లేకపోతే అలా కంటిన్యూ అయిపోయిందా?
ఆ! లేదు. లేదు. మెలుకువ వచ్చింది. నేను గట్టిగా కళ్ళు మూసుకొని ఇట్ల తెరవంగానే రియల్ గానే తెరిచేసా కళ్ళు. కళ్ళు మూసుకొని తెరిస్తే స్ అప్పుడు అట్లా ఎవేర్ అయిపోయినప్పుడు నాకర్థమైంది. ఓకే. మే బి పాజిబుల్ ఏమో అన్నట్టుగా. అమ్మో! చాలా నిజంగా యాహ్! యాహ్! పాజిబుల్ అవుతుంది అనిపించింది.
ఆ! ఓకే. రైట్. <chuckles> హ్మ్. ఇట్లాంటి లూసి డ్రీమ్స్ అవి పాసిబుల్ అని. యాహ్! ఓకే. ఓకే. అయితే అదే ఇ ఇంద్ ఇందాక అడిగిన దానికి కొంచెం ఎక్స్‌టెన్‌షన్‌గా ఒకసారి ఆ సీరీస్ చూసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాంట్లో యాక్టర్లు నచ్చేసి వాళ్ళ ఇన్‌స్టా‌గ్రాములు ఫాలో అవ్వటం. లేకపోతే దానికి సంబంధించిన <chuckles> ఏమంటారు వాళ్ళు ఇంకేం షోస్ చేశారు? ఇంకేం సినిమాలు చేసారు? లేకపోతే వాల్‌పేపర్‌లు పెట్టుకోవడం ఇలాంటి కొన్ని పిచ్చి, పిచ్చి సిల్లీ పనులు చేస్తూ ఉంటాం. సో, అవి కూడా చేశారా మీరు?
హ్మ్. యాహ్. ఆ! అవును. <chuckles> చేసారు. హ్మ్. హ్మ్. అవును. <chuckles> అవును. ఆ! వీళ్ళది చేయలేదు. కానీ ఇంకొకటి చూసా. ఇంకొక షో ఏంటంటే 'ద గుడ్ డాక్టర్' అని ఉంటుంది. హ్మ్.
ఓహ్! హమ్మయ్య! ఇదొక్కటి చూశాను నేను కూడా. ఓకే. హ్మ్. <giggles> చాలా చాలా బావుంటుంది. అవును. హ్మ్.
ఆ ఇది, ఇది చాలా బావుంటుంది. అందులో షాన్ క్యారెక్టర్ చేసిన అతను అసలు ఎంత క్యూట్‌గా అనిపిస్తుంది నాకు. చాలా బావుంటుందనమాట.
నిజం. ఎంత రియలిస్టిక్‌గా ఉంటుందో అతనిది. అతను నిజంగా అతని ఆటిజం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది.
చాలా రియలిస్టిక్‌గా ఆ నిజ నేనదే డౌట్‌తోటి రిసర్చ్ చేశానండి బాబు. ఆహ్, అది నిజంగా ఆయన ఆటిస్టికా అని చూస్తే ఆయనసలలా ఏం కాదు. ఆయన దగ్గర, దగ్గర ఎన్ని లాంగ్వేజెస్ ఎన్నో 12 లాంగ్వేజ‌స్ ఫ్లూయెంట్‌గా మాట్లాడుతారట.
<laughs> హ్మ్. ఆ! ఓహ్! మ్యాన్ ఓహ్!
ఫ్రెంచు, స్పానిష్, ఇటాలియన్, జర్మన్, స్పెయిన్ యూ నేమ్ ఇట్ ఇంగా మనం ఏది అన్ అంటే అది ఆయనకి వచ్చునమాట.
ఓకే. అతను చైల్డ్ ఆర్టిస్టు ఎప్పటినుంచో చేస్తున్నాడు సినిమాలు, అవి. హ్మ్.
ఆ! అవును. అవును. హ్మ్. అది తెలుసుకున్న. ఆయన ఇంటర్వ్యూసు 'ఎలెన్ షో' అని వస్తుంది కదా! ఎలెన్ షో‌కి కూడా వచ్చారనుకుంటా ఆయన.
రైట్. ఓహ్! ఓకే. ఓకే. ఓకే.
ఆ! అలా అవన్నీ ఆహ్, అలా ఫాలో అయ్యింది మాత్రం వాళ్ళనే. ఆ తరువాత అందులో హీరోయిన్ కూడా ఉంటుంది.
'గుడ్ డాక్టర్' అన్ని సీజన్స్ చూసారా? 5 వచ్చినట్టు ఉన్నాయి మొత్తం.
మొత్తం యాహ్! చూసేసా, అయిపోయింది. ఆహ్, ఎండింగ్ వరకు చూసా. వాళ్ళకి లాస్ట్‌లో 3 కిడ్స్ ఉంటారు. వాళ్ళకి.
ఆ! ఓకే. నైస్. ఓహో! ఓకే. స్పాయిలర్ అలర్ట్. రైట్ రైట్. లేదు. నేను 4 చూసి ఆపేసాను. 5‌థ్ వేరే ప్లాట్‌ఫార్మ్‌లో వచ్చినట్టు ఉంది. సో, అందుకనే మిస్ అయ్యా. సేమ్‌ లోనే ఉన్నాయా? ఓకే. ఓకే. హ్మ్.
యాహ్! యాహ్! యాహ్! అయితే చెప్పను మీరు చూడకపోతే అయిపోయింది. హ్మ్. లాస్ట్ సీజన్ గూడా లేదు. సేమే. సేమ్‌ లోనే వచ్చింది. యాహ్! యాహ్! యాహ్! ఉంది, ఉంది. బావుంది. ఆహ్, అది చూసా. అది అప్పుడు ఈ ఈ యాక్టర్ గురించి మాత్రం చెక్ చేశాను. అసలు ఎవరు ఇతను నిజంగానే ఆర్టిస్టికా అని.
ఓకే. హుహు. హుహు. గుడ్ గుడ్. ఎందుకు తెలుగులో వచ్చిన ఈ వెబ్ సీరీస్‌లు అంతగా క్లిక్ అవ్వట్లేదంటారు? మీకేమైనా ఒక చిన్న లాజిక్ ఉందా?
ఆ! ఆ! ఉంది. మన వాళ్ళు అంటే, అనుకోవడం, తక్కువ చేయడం, అని అనుకోకపోతే గనుక, వీళ్ళు రియల్ స్టోరీస్‌కి రిలేటబుల్ స్టోరీస్ లాగా, ఉండవు అన్నమాట. ఆహ్, చాలా వరకు ఏంటంటే, టూ ముచ్ ఇమాజినేషన్ అనచ్చో, మరి ఆహ్, లేకపోతే డ్రామా హ్మ్. తీసే ఆ! రైట్, కాన్సెప్ట్ బిహైండ్ ఐ మీన్ టూ ముచ్ ఇమాజినేషనే కానీ, యాక్టింగ్ ఉంటుంది గదా! ఈ యాక్టింగ్ అనేది, ఎంత ఇమాజినరీ ఆహ్, కథనైనా గాని యాక్టింగ్ చేసినప్పుడు. ఇది రియల్ అనేలాగా చేస్తారు వాళ్ళు. మన వాళ్ళు ఎంత రియలిస్టిక్ కథ అయినా గాని యెస్! కరెక్ట్. ఆ ట్రాన్స్‌లోకి మనల్ని అట్లా తీసుకెళ్తారు. ఆహ్, స్టెప్ ఆన్ అంటాం కదా! అందులోకి తీసుకెళ్ళిపోతారు. మన వాళ్ళకి ఎంత రియలిస్టిక్ కథ అయినా సరే! ఇది యాక్టింగేలే, యాక్టింగేలే, అన్నట్టుగా ఉంటుంది. నేను కొంచెం అలా, నాకు అలా అన్
హ్మ్. మరి బిహైండ్ హర్ ఐస్ కూడా టూ ముచ్ ఇమాజినేషనే కదా! <giggles> ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. బిలీవబుల్‌గా ఉంటుంది, ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళినా. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. <giggles> హ్మ్, నిజమే. ఏదైనా ఒక తెలుగు వెబ్ సీరీస్ అంటే బింజ్ వాచ్ చేయకపోయినా, ఇది బాగుంది, వర్త్ ఏ షాట్ అనిపించింది ఏదైనా ఉందా మీకు? మైండ్‌లో?
హ్మ్. ఆహ్, బా రీసెంట్‌గా అంటే, తెలుగుది అయితే కాదు. టెక్నాలజీతో చేసింది. మహాభారతం వొస్తోంది. ఇప్పుడు ఏఐతో చేసింది ఆహ్, ఇనెట్ ఆ కాదు, ఇందులో హాట్ స్టార్‌లో.
రైట్ అవునవును. అవును. నెట్‌ఫ్లిక్స్‌లో. ఆ! హుహు. <sucks teeth> నెట్‌ఫ్లిక్స్ అనుకుంటున్నా. ఓకే. సరే కావచ్చు ఎనీవేస్. హ్మ్. హ్మ్.
హాట్ స్టార్‌లో. ఆ యాహ్! మహాభారతం అని ఒస్తుంది గదా. అసలు ఏఐ యూజ్ చేసి చేసారు. ప్రతి ఒక్కటి అందులో. అది ఒకటి రె కరెంట్‌లీ నేను అది ఫాలో అవుతు ఉన్న. అది నాకు నచ్చింది. ఆ తరువాత ఇంకొకటి ఉందండి. రీసెంట్‌గానే ఒకటి చూసాను. దాని పేరు గుర్తు రావట్ల. హ్మ్. ఎందులోనో ప్రైమ్‌లో అనుకుంటా. అహ! 'ఫ్యామిలీ మాన్' చూసా. ఇండియా ఇండియన్ మూవీ ఆహ్ 'ఫ్యామిలీ మాన్.'
హ్మ్. హుహు. హుహు. బాగా నచ్చింది. ఓకే. హ్మ్. ఆ! 'ఫ్యామిలీ మాన్.' ఆ! ఆ! ఇ హిందీలో ఉన్నాయిలెండి. హిందీలో బానే ఉన్నాయి. 'పాతాళ లోక్,' 'ఫ్యామిలీ మాను'. `ఆహ్, 'మీర్జాపూర్' మంచి హిట్స్ చాలానే ఉన్నాయి. తెలుగులోనే కొంచెం 'పంచాయత్.' ఆ టీవీఎఫ్ వాళ్ళందరిది బాగుంటాయి. కరెక్ట్.
అవును. అవును. అవును. హ్మ్. ఆ! 'పంచాయత్ పంచాయత్' కూడా బావుంటుంది. ఆ! అవును. ఆ 'పంచాయత్' చూసా వాళ్ళది. తరువాత 'ఫ్యామిలీ మాన్' చూసా. అవి బాగుంటాయి. తెలుగులో అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపియలేదు నాకు. కాన్సెప్టే ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు ఏంటో మరి. <giggles>
యాహ్! యాహ్! హ్మ్. అనిపియలేదు. అవునులెండి. కరెక్ట్. కరెక్ట్. 'దూత' ఒకటి కొంచెం, చెప్పుకోదగ్గ సీరీస్ అనుకోవచ్చు. నాగ చైతన్యది.
ఆ! ఓకే. నేను అది చూడలేదు అసలు. నాకు ఏంటో ఆ లైన్ మూవీస్ నచ్చవు వాళ్ళవి. హ్మ్.
హ్మ్. 'దూత' గూడా చూడండి. సైన్స్ ఫిక్షన్‌కి సంబంధించిందె అది కూడా. విక్రమ్‌ కే కుమార్ ఉన్నాడు కదా! మనం డైరెక్టర్.
ఆహా! ఓకే. ఆ! రైట్. రైట్. అవును.
ఆయనది. ఆయనది. ఆ వెబ్ సీరీస్.
ఆ! ఓకే. సూర్‌గా చూస్తా అయితే. ఎ
యాహ్! హ్మ్. బాగుందండి. మీకు నచ్చిన వెబ్ సిరీసు. ఆహ్, ఆహ్, ఇంగ్లీష్ అయితేనేంటి, ఏదైతే ఏంటి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. దాని గురించి మీరు చెప్పిన విధానం. అండు, ఆహ్, మీరు దాన్లో ఎంత లోతుగా అర్థం చేసుకునారు అనేది గూడా, చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. ధన్యవాదాలండి. <sniffs>
తప్పకుండా అండి. ధన్యవాదాలు.